ఫుడ్డంటే ఇష్టం లేని వాళ్ళు అసలు ఎవరు ఉండరు. కదా! సో, ముఖ్యంగా పండుగలొచ్చినప్పుడు మాత్రం రకరకాల ఫుడ్‌లుంటాయనమాట. పిండి వంటలు కావచ్చు, లేకపోతే కొన్ని వెరైటీ స్వీట్స్ కావచ్చు, కొన్ని వెరైటీ హాట్ ఐటమ్స్ కావచ్చు, ఇలా చాలా, చాలా ఉంటాయి. సో, నీ లైఫ్‌లో నీ నువ్వు జరుపుకుంటావు గదా పండగలు. సో, దాంట్లో నీకంటూ ఫేవరెట్ ఉన్న ఫుడ్స్ కావచ్చు, లేకపోతే అవే ఎందుకు ఇష్టం అనేది కొంచెం ప్రత్యేకతంగా ఏదన్నా ఉండొచ్చనమాట. ఇప్పుడు ఎలా అంటే, కొన్ని, కొన్ని ఊర్లలో కొన్ని, కొన్ని వంటలు ఫేమస్ అనమాట. సో, అలా మీ ఊరిలో ఏ వంట ఏ వంటలనేవి ఫేమస్? ఎందుకు ఫేమస్సు? అండ్ ఆ వంట నీకెందుకంత ప్రత్యేకంగా నచ్చింది అనేది చెప్పు?
అవునండి. అవును. అవును. అంటే నాకెలా ఉంటుందంటే, ఫెస్టివల్స్‌ కంటే మాదొక పెద్ద ఫ్యామిలీ అండి. సో, పిల్లలెక్కువ మంది. ఆ! జాయింట్ ఫ్యామిలీ మాది. సో హ్మ్. ఇంకెట్లుంటుందంటే, అందరూ పిల్లలే ఉంటారు. సో, పెద్దవా‌ళ్ళంటే వాళ్ళెక్కువగా తినరు కదా! సో, అంత ఆహ్, తక్కువే తక్కువే జేస్తారు. వాళ్ళెక్కువ తినరు గాబట్టి. కానీ పిల్లలున్న చోట
ఓకే. అంటే జాయింట్ ఫ్యామిలియ? సూపర్. సూపర్. కానీ పిల్లలకి చేసి పెట్టాలేమో కదా!
ఆ! అది పిల్లలున్న చోట ఎక్కువ చేసేస్తారు. సో, మాకోసం ఇంకా కిలోలు, కిలోలు పిండిలు పిండి తీసుకురావాలి, తడపాలి, చెయ్యాలి. మేవెక్కువగా మురుకులు తెలుసు కదండీ మీకు? ఆ! అవెక్కువ జేసుకుంటామండి. అవి చాయిలో <giggles> తింటామన్నమాట.
ఆ! <giggles> ఆ! ఆ! తెలుసు. తెలుసు. అంటే ఏ పండక్కి జేస్తారు ఈ మురుకులు? లేకపోతే నార్మల్‌గా చేస్తు ఉంటారా?
లేదండి. నార్మల్‌గా ఏం చేయము. బోనాల టైమ్‌కి జేస్తాము. ఇంకా
హ్మ్. ఓకే. బోనాల టైమ్‌కా?
హ్మ్. బోనాల టైమ్‌కి.
అసలు బోనాలంటే ఏంటి? ఎందుకు అదే పండక్కి ఆ మురుకులనేవి చేయాలి? వేరే ఎందుకు చేయకూడదు?
అంటే వేరేవి కూడా చేస్తాం అండి. ఇంకా మనిష్టం. మనం ఫుడ్సు అంటే పండుగలకేమైనా ఎక్కువ తినేటివి ఏమున్నాయి అని అనుకుంటాం కదా! సో, ఎక్కువగా ఇది దీనికి తింటాం. ఏవ్ బొ బోనాలకి చేసుకుంటాం, సంక్రాంతికి, ఇంకా దసరాకి ఎక్కువగా జరుపుకునే ఫెస్టివల్స్ మేమివే కదా! సో, ఇంకా హ్మ్.
అవును. యాహ్! సరే. ఇప్పుడు ఎన్ని ఫెస్టివల్స్ ఉన్నా సరే, ఒక్కొక్క ఫ్యామిలీకి కేవలం ఒక ఫెస్టివల్ అనేది చాలా పెద్దగా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు కదా! సో, అలా మీ ఇంట్లో ఏ ఫెస్టివల్‌ని అంత గ్రాండ్‌గా జేసుకుంటారు?
అవును. ఇంకా ఒక్కొక్కరంటే ఇంగా ఇంట్లో ఉన్న పిల్లల హ్మ్ అబ్బాయిలైతే సంక్రాంతిని జేసుకుంటారు. ఎందుకంటే, కైట్స్ గాబట్టి. సో, వాళ్ళదే ఉంటది వాళ్ళదే ఉంటది మొత్తం హవా. మురుకులని హ్మ్.
హ్మ్. యాహ్! యాహ్! సో, అప్పుడు మీరు ఎలాంటి ఫుడ్స్ అనేవి వండుతారు? అండ్, మీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఆ పండగొచ్చినప్పుడు?
ఆ! పండకొచ్చినప్పుడింకా సంక్రాంతికి నాన్‍వెజ్ ఉంటుందండి కంపల్సరీ. సో, స్వీట్సు తక్కువ అండి. అంటే, మా ఇంట్లో తినేవాళ్ళు చాలా తక్కువ స్వీట్సు. సో, పెద్దగా చెయ్యము. ఇన్‍కేస్ చేసినా కూ
అంటే స్వీట్‌లేముండవా? పిల్లలు కూడా తినరా స్వీట్సు?
అంటే, పిల్లలంటే అంత చిన్న పిల్లలు ఎవరు లేరండి. ఆ నార్మల్ ఏజ్. ఆ! అట్లా కాలేజ్ ఏజ్ అనుకోండి. అట్లా.
ఓకే. మరి స్కూల్ ఏజ్ అట్లా ఉంటదా? ఓకే. అంటే, ఫుల్ అంతా నాన్‍వెజ్ బ్యా నాన్ వెజ్ బ్యాచ్ అనమాట అంతేనా? సో, నాన్‍వెజ్‍లో ఏం నాన్‍వెజ్ ఒండుతారు అంతగా?
అంతే. ఆ! నాన్‍‍వెజ్ బ్యాచు పక్కా అయితే చికెను మ్యాండేటరీ అండి. మటను
చికెనుతోనే చాలా వెరైటీస్ చేస్తారు గదా! సో, ఏ వెరైటీ చేస్తావు? అండ్, ఎందుకు, అదే వెరైటీ జేస్తావు? అందరికి ఇష్టమనా? లేకపోతే నీకు ఇష్టమనా? <chuckles> ఇష్టమనా?
ఆ! లేదండి. నాకు చికెను పెద్దగా ఇష్టముండదు. ఇంట్లో వాళ్ళింకా అందరూ అందరికి చికెనిష్టం. నాకెక్కువగా మటను ఇష్టం. అదేంటో, నాకు కూడా తెలీదు.
ఓకే. ఓకే. చికెనుకి, మటనుకి తేడా ఏంటి? అంటే, ఆహ్, కోడి ఇది ఏమంటారు? మేక అని చెప్పకుండా <chuckles> టేస్ట్ పరంగా చెప్పండి? ఎట్లా, ఏం తేడా ఉంటదని?
<chuckles> ఆ! టేస్ట్ అంటే, కుకింగ్ జేసేవాళ్ళదండి ఇంకా అది. కానెందుకో నాకు చిన్నప్పటినుంచైనా అంటే, చిన్నప్పటి నుంచి అంటే, ఒక ఏజ్ ఒచ్చిన తర్వాత నుంచి నాకు మటను అంటేనే ఎందుకో ఇష్టం. చికెను అంటే, ఏంటో అది నములుతున్న కొద్దీ అంటే, చీవ్ చేస్తున్న కొద్దీ సమ్‌థింగ్ ఏదో రబ్బర్ రబ్బర్ ఫీలింగ్ ఒచ్చేది నాకు.
ఓకే. మరి, మటనుకలా ఉండదా? ఫీలింగ్ ఉండదా? మరి ఎట్లుంటదది? రబ్బర్ లాగా గాకుండా ఎట్లుంటది? సాఫ్ట్ ఉంటదా?
ఉండదు. ఉండదుండదు. అంటే, నార్మల్‍గా ఉంటుందండి. అంటే, కొబ్బర సమ్‌థింగ్ ఏదో తింటాం గదా!
యాహ్! యాహ్! యాహ్! అంటే కొబ్బరి లాగుంటుందంటావు?
అల్ అలా. ఆ! అంటే మొత్తం కొబ్బరిలా ఉండది. మనం నమిలితే ఎలా ఉంటది కొబ్బరా? అలా ఉంటుంది. హ్మ్.
హుహు. సో, అసలు ఈ మీట్ ఇవన్నీ తినడం వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయంటావా హెల్త్ పరంగా?
ఆ! బోన్‌కి బోన్స్‌కి చాలా మంచిది అని అంటారండి మీట్ తినడం వల్ల. హ్మ్. చికెన్‌కి ఇంకా ప్రోటీన్ ఫుడ్డే కదండీ! అది చికెన్. సో
ఓకే. మరి చికెను? అంటే మటన్ ప్రోటీన్ గాదా?
అంటే మటన్‌కి బెనిఫిట్స్ వేరే ఉన్నాయి. చికెన్‌కి బెనిఫిట్స్ వేరే ఉన్నాయి. అలాగా.
యాహ్! మటన్‌కి ఎలా అంటే ఎందుకు బెస్టు ఎక్కువ? ఎవరికి బెస్టు బాయ్స్‌కా? లేకపోతే గర్ల్స్‌కా? లేకపోతే కిడ్స్‌కా? అందరూ తింటారు.
అందరూ తినాలండి. అందరూ తినాలి. ఆహ్, అంటే అందరికి ఎక్కువ బెనిఫిటే. కిడ్స్‌కి పెట్టకపోతే బెటర్ అనిపిస్తది. అంటే చాలా తక్కువ ఫీడ్ చేయాలి ఏమైనా సరే. ఎందుకంటే, డైజెస్ట్ కావడానికి టైం పడుతుంది కదా వాళ్ళకి. సో
ఓకే. యాహ్! స సరే ఇప్పుడు నువ్వేమన్నావంటే, పండుగలొచ్చినప్పుడు మా ఇంట్లో ఎక్కువ స్వీట్‌లేమి ఉండవు. ఈ నాన్‌వెజ్ ఇవన్నీ ఎక్కువ వండుతం అంటున్నారు కదా! సో మీరదిగాక జాయింట్ ఫ్యామిలీ అన్నారు. ఎలా పనులన్నీ షేర్ చేసుకొని, ఏ టైంలోపు ఫినిష్ చేస్తారు? అంటే ఒక్కొక్కరు ఒకరు షేర్ చేసుకొని, ఇంట్లో పండుగన్నప్పుడు చాలా వంటలు జేయాల్సొస్తది కదా! సో ఎంతమంది ఉంటారు? ఎన్ని రకాలుగా షేర్ జేసుకుంటారు? ఏ టైంలోపు పెడతారు ఫుడ్ వాళ్ళకి? <chuckles>
ఆ! అవును. అవును. అంటే ఇంకా మమ్మీ వాళ్ళైతే మార్నింగే లేస్తారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఆహ్, వాకిలి ఊకడం గాని, ముగ్గు వేయటం గాని ఇవన్నీ వాళ్ళు చేసుకుంటారు. మేము కాస్త లేట్‌గా లేచి, ఫుడ్‌కి మాత్రమే హెల్ప్ ఇస్తాము. మేము <chuckles> ఇంకేం చేయమక్కడ. ఫుడ్‌కి మాత్రమే హెల్
ఓకే. హ్మ్. ఆ! ఆ! ఓకే. అంటే ఏం హెల్ప్? అంటే వెజిటబుల్స్ కట్ జేయడమా, లేకపోతే కరివేపాకు ఒకటి తీసి ఇదే <chuckles> పెద్ద హెల్ప్ అంటావా, లేకపోతే?
<giggles> అట్లాంటివేం కాదండి. కట్ చేస్తాం, కట్ చేస్తాం. ఫుడ్స్ సారీ వెజిటబుల్స్ ఏమైనా ఉంటాయి కదా! అవి కట్ చేస్తాం. పిండి తడపడం, ఇంకా పూరీలు పూరీలు కూడా చేసుకుంటాం అండి మేము. పూరీలు
అట్లాంటివేం గాదా? ఓకే. హ్మ్. హుహు. పూరి మటన్ కాంబినేషనా?
బరాబర్ బస్సు మస్తు ఉంటది. ఆ! బావుంటది. చాలా బా
బావుంటదా? అంతా పూరి ఆయిల్ ఆయిల్ ఉంటది గదా! ఏం బావుంటది. అట్లేమి లేదా?
అయ్యో! అట్లా ఏముంటదండి బావుంటది. <giggles>
పూరి ఆయిల్ ఉండదా? అంటే ఆయిల్‌లో అది స్విమ్మింగ్ చేసొచ్చిన <chuckles> దానికి ఆయిల్ అంటదా ఎట్లా?
అంటే అంటుతది. మరి అంతటదు కదా! నా మాకైతే మానే అనిపిస్తుందండి. మేము పూరి అయితే అసలు ఆ!
అంటే జనరల్‌గా ఇంట్లో ఎవరైనా సరే పూరి చేసినప్పుడు ఎక్కువ ఆయిల్ ఉంటది. అదే పూరి హోటల్‌లో తిన్నప్పుడు అంతగా ఆయిల్ ఉండదు. సో ఇది ఎట్లా పాజిబుల్ అంటావు? నువ్వేమన్నా ట్రిక్కులు లాంటిలేమన్నా చేస్తావా? ఆయిలెక్కువ ఉండకుండా ఉండడానికి?
అవును. అట్లా అంటే బయట వాడేది మైదా పిండి అనుకుంటా అండి. మనం వాడేది అది కాదు కదా! గోధుమ పిండితో చేస్తాం మనం పూరీలు. అండ్ ఉ అంటే <giggles> ఏమో నాకు తెలిసింది చెప్తున్నాను.
ఓకే. ఆ! ఏమన్నా లాజిక్కా. సూపరసలు. యాహ్! యాహ్! కరెక్టే. నువ్వు అనింది కరెక్టే. ఎందుకంటే బయట నిజంగా ఏం వాడతారో మనకి తెలియదు గానీ, ఇంట్లో కొంచెం హెల్తు కాన్షియస్ ఎక్కువ ఉంటది కాబట్టి
తెలీదు. ఆ! ఇంకా ఇక్కడ మన ఇంట్లో కూడా మన ఆయిల్ వాడతాం. అంటే మనమే మనకేది మంచో మనమేది తీసుకుంటామో అదే వాడతాం. కానీ బయటేది వాడతారో మనకు తెలియదు కదా! వాళ్ళెందులో పడితే అందులో ముంచిస్తారు మనకి. పెద్దగా ఆయిల్ కనిపిచ్చదు. మళ్ళీ మీరు బయట వడ తినండి, వడ తినండి, బవీ అవి తినండి, బోండాలు తినండి ఆయిల్ ఇట్లా మీరు నెత్తికి కూడా పెట్టుకోవచ్చు. <chuckles> అక్
అవును. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! అవును. <chuckles> ఆ! <chuckles> కరెక్టే అదైతే. అండ్ ఇంకోటి ఏంటంటే, నువ్వు చెప్పావు కదా! మీరు ఇలా బోనాల పండగకి, ఇది ఆ సంక్రాంతికి కావచ్చు ఇలా నాన్‌వెజ్ చేస్తారని. ఇప్పుడు కొన్ని కొన్ని పండగలెలా ఉంటాయంటే, స్పెషల్‌గా దేవుణ్ణి పూజించేవే ఉంటాయన్నమాట. ఉదాహరణకి, శివరాత్రి కావచ్చు లేకపోతే ఉగాది కావచ్చు, మరి అలాంటి టైంలో మీరు ఏమేమి వండుతారు? అంటే ఇలా నాన్‌వెజ్ గూడా అదే టైంలో కూడా వండుతారు, ఎందుకంటే దేవుడిది గదా! లేకపోతే ఆ టైంలో నాన్‌వెజ్ తినకూడదు అన్నట్టు ఆహ్, ఏం అంటే దానికి ఆల్‌టర్‌నేట్ ఏం చేస్తారు, స్వీట్సా లేకపోతే పులిహోర టైప్స్ ఇలాంటివేమన్నా జేస్తారా?
ఆ! రైట్. అవును. హ్మ్. అవును. అంతే అండి. ఇంకా శివరాత్రి టైంలో ఉంటే మోస్ట్‌లీ అందరం ఫాస్టింగ్ ఉంటాం. నెక్స్ట్ డే ఎలాగంటే అన్ని ఆ! ఉంటా. ఫాస్టింగ్ ఉంటా. అబ్బో! ఎన్నో ఇయర్స్.
నిజంగా ఉంటావా ఫాస్టింగు? జాగారం గూడా జేస్తావా ఎట్లా?
జాగరమేం జేయను గాని, ఓన్లీ ఫాస్టింగ్ ఉంటా. ఒక 8 ఇయర్స్ అయిపోయింది నేను ఫాస్టింగ్ ఉండి, 8, 9 ఇయర్స్.
ఓకే. ఎప్పుడైనా అనిపించిందా నీకి? మిగతా డేస్‌లో అంతా మేలుకుంటాను. కరెక్ట్ జాగారం జేయాలన్నప్పుడు నాకు నిద్ర తన్నుకొనిస్తుంది అన్నట్టేమన్నా అనిపించిందా?
<giggles> అది చాలా స్పెషల్. ప్రతి ఇయర్ అనిపిస్తుంది. <chuckles>
ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలామంది. <sniffs> ఈ శివరాత్రికి ఉపవాసం ఉంటారని పైకంటారే గానీ, వాళ్ళు పానకం తింటారు. ఇంకోటి ఫ్రూట్స్ తింటారు. పాలు తాగుతారు. అవన్నీ తాగి కూడా ఉపవాసం అంటారు. అదేంటో నాకు అర్థం గాదు! సో, నువ్వు అలా ఎప్పుడైనా చేశావా నీ లైఫ్‌లో?
ఆ! ఆ! అంటే నేనలా ఎప్పుడు చేయలేదు. నాదేంటంటే హ్. ఆ ఉపవాసం నేనుంటాను. కానీ ఎట్లా అంటే, అవన్నీ తిండం గాదు. అవన్నీ మొత్తం సాయంత్రం దాకా నేను ఉపవాసం ఉంటా. సాయంత్రము
నువ్వు ఇందాక అన్నావు కదా ఉపవాసం ఉంటావని? మరి? ఏం తినవాసలు?
సాయంత్రం వరకు ఏం తినను. మార్నింగ్ అహా! తాగను. ని నీళ్ళు తాగితే ఇంకేముంటుందండి. అవన్నీ ఏం తాగను. అవన్నీ ఉండవు కూడా, ఫ్రూట్స్ తెచ్చేది మా ఇంట్లో వాళ్ళు సాయంత్రం తీసుకొస్తారు. అది గూడా మేమే మళ్ళీ స్నానం చేసుకొని, గుడికెళ్ళేసి, దర్శనం చేసుకొని, మళ్ళీ ఒచ్చి ఆ! దాని తర్వాత అప్పుడు దేవుడి దగ్గర మొక్కి, అప్పుడు ఫస్ట్ ఖర్జూర పండు తిన్న తర్వాత, వాటర్, ఖర్జూర పండు అవి 2 తిన్న తర్వాత ఫ్రూట్స్ స్టార్ట్ చేస్తాం. అంతే ఇంక ఫ్రూట్స్ తినేసి పడుకుంటాం.
నీళ్ళు? పానకం? ఓకే. ఆ! దాని తర్వాత తినాలా? హుహు. ఓకే. అంటే, ధ ఏమన్నా వంటలేం వండవా? అంటే పాయసం కానీ, అలాంటివేం లేదా ఆరోజు?
ఆ! అప్పుడూ మనము ఫాస్టింగున్నప్పుడు హ హీట్ చేసిన ఫుడ్ ఏది తీసుకోకూడదు.
హుహు. అంటే హీట్ ఏంజేస్తది. హీట్ చేయని ఫుడ్డే దీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి గదా! హీట్ చేయకుండా ఉండే ఫుడ్సు.
అంటే అదే అంటున్నా. ఆ! హీట్ చేయని ఫుడ్స్ అనంటే నార్మల్‌గా ఇప్పుడు మనము ఈ ఫ్రూట్స్ తింటాం. హీట్ చేయని ఫుడ్స్ ఇంకేమున్నాయి?
ఆ! ఏమంటరు? ఇదంటరు జూడండి. సబ్జా ఆహ్, ఇది ఆహ్, ఏమంటరు? వైట్‌గా, రౌండ్‌గా ఉంటయి జూడండి. ఏమంటరు దాన్ని? ఆహ్, నాకు పేరు గుర్తు రావట్లేనమాట. ఆ చాలానే ఉంటాయనమాట హీట్ లేకుండా ఉండడానికి. చలవ జేస్తది గదా! ఇ అంతెందుకు పానకమే చేస్తరు గదా! పానకమెక్కువ తాగడం వల్ల గూడా ఏమంటారు అంటే, బాడీకి చలవ అనేది ఒస్తుంది అనంటారు గదా! సో, మీరెప్పుడు దాగలేదా అట్లా?
హ్మ్. పానకం ఎప్పుడు ట్రై జేయలేదండి. నేను ఫాస్టింగ్ ఒదిలిన తరువాత గూడా ఎప్పుడూ పానకం దీసుకోలేదు. ఓన్లీ వాటరు వాటరే, ఎందుకంటే అప్పుడు దాహం, దాహం, దాహం, దాహం ఉంటుందప్పుడు. వాటరు, బనానాస్ అంతే. ఈ అనార్ గూడా ఎక్కువ తినాలనిపిచ్చదు. బనానాస్ ఏమనా
ఓకే. ఆహా! హుహు. హ్మ్. ఎప్పుడైనా ఇలా అనిపిచ్చిందా? ఉపవాసం చేస్తున్నప్పుడే బాగా ఆకలి వెయ్యడం, నీకు కరెక్ట్‌గా నువ్వు ఫోను జూసినా, టీవీ జూసినా వంటల ప్రోగ్లామ్‌లే రావడం. ఛా! అనవసరంగా ఉపవాసం చేసాను. ఇదొక్కరోజు చేయకుండా ఉండింటే బాగుండు. <chuckles> ఇలా ఏమన్నా అనుకున్నావా?
<giggles> అట్లెప్పుడు అనుకోలేదండి నేను. అంటే నార్మల్‌గా నాకొస్తుంటాయి ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఇక్కడా అక్కడా టీవీస్‌లో చూస్తుంటా ఫుడ్స్‌వీ. రీల్సన్నీ అవ్వే ఒస్తయి. ఆరోజే ఒస్తయి. ఛీ! అయ్యో! దరిద్రంగా ఈరోజే ఒస్తున్నాయేంటి అనిపిస్తుంది. <giggles> కానీ ఏం చేయను
ఓకే. యాహ్! యాహ్! <chuckles> యాహ్! యాహ్! సో నీకంటూ యాహ్! ఇప్పుడు నువ్వన్నావు కదా! జాయింట్ ఫ్యామిలీ అని. ఎంత జాయింట్ ఫ్యామిలీ అయినా నీకంటూ కొన్ని ఫుడ్ అనేవి బాగా నచ్చుతాయనమాట. కాకపోతే నీకు చేసుకోడానికి కుదరకపోవచ్చు. అండ్ అలాంటివి చేసుకోకుండా, కుదరకుండా ఉన్నప్పుడేం చేస్తారు అంటే చాలామంది, ఇలా పండుగలొచ్చిన టైంలో, ఈ పండగకి ఖచ్చితంగా చేయాలి అని చెప్పి, ఆ ఐటెమ్స్ తెప్పించుకొని చేస్తూ ఉంటారు కదా! సో అలా నువ్వేమైనా చేసావా ఎప్పుడైనా?
అలా ఏం అనిపించదు. హ్మ్. హ్మ్. హ్మ్. ఆహ్, ఎప్పుడూ చేయలేదండి. అన్ అంత ఫుడ్ ప్రిఫరెన్స్ ఏం లేదు. ఏమున్నా సరే మేము నార్మల్‌గా అందరూ తినేవే తింటాము. అంత పర్టిక్యుల
ఓకే. హ్మ్. సో అంటే ఫుడ్ నువ్వు హెల్త్ కోసం తింటున్నావన్నమాట. టేస్ట్ కోసం కాదు. అంతేనా?
ఆ! ఇంకేదో చేసింది తినాలి కాబట్టి, తినేస్తాం. <chuckles>
ఆహా! ఓకే. ఓకే. సో, అంటే ఇలా ఏమంటారు, ఇప్పుడు ఉగాది అని చెప్పాను కదా నేను. ఉగాదికి ఉగాది పచ్చడి అంటారు. సో ఆ టైంలో కూడా నువ్వు నాన్‌వెజ్ వండడానికి పాసిబిలిటీ లేదు కదా! సో ఆ టైంలో నేమన్నా స్వీట్స్ చేయడం లాంటివేమన్నున్నాయా? లేదంటే బయటన్నా తెప్పిస్తావా కనీసం? ఇంట్లో ఎట్లా చెయ్యవు కదా!
ఆ! ఆ! ఆ! అయ్యో! నేను ప్రతి ఫెస్టివల్‌కి ఇంట్లో చేయకపోతే స్వీట్, ప్రతి ఫెస్టివల్‌కి మా ఇంట్లో స్వీట్ ఉండాలి. కానీ, ఇంట్లో చేయం. బయట నుంచి తెప్పిస్తాం. పక్కా.
ఆహా! అంటే ఎందుకు ఇంట్లో చేయాలంటే ఏమన్నా టేస్ట్ సరిగ్గా రాదనా లేకపోతే ఎట్లా?
అవును. టైమ్ టేకింగ్ ప్రాసెసు. ఆ! టైమ్ టేకింగ్ ప్రాసెసు. పైగా ఎప్పుడు ఎవరు చేయలేరు కదా! ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసి
అదేంటి? జాయింట్ ఫ్యామిలీ ఉంది. తలా ఒక చెయ్యేస్తే అయిపోతుంది కదా!
ఆ! అయిపోతుంది. కానీ, అది ఎప్పుడు అంటే ఎట్లా సక్సెస్ అవుతదో, ఎట్లొస్తదో, ఏం మిస్టేక్ అవుతదో తెలీదు. సరే, ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు
ఓకే. సో, బేసిక్‌గా ఎవరికంతగా వంటలు రావంటావంతేనా? <chuckles>
వంటలు రావుక ఆహ్, అంటే స్వీట్స్ రావు. స్వీట్స్ ఎక్కువగా పాయసం చేస్తారు. ఇలాంటివన్నీ నార్మల్ స్వీట్స్ చేస్తారు కానీ, పెద్ద పెద్ద స్వీట్స్ ఏం జెయ్యరు. గులాబ్ జామ్ జేస్తారు.
అదే. అదే. స్వీట్స్ రావు. యాహ్! ఆహ! సరే. ప్రతి పండక్కి నువ్వు బయట నుంచి తెప్పించే స్వీట్ ఏంటి? అండ్ ఎందుకదే స్వీట్ తెప్పిస్తావు?
నాకెక్కువ అంటే కాజు కట్లీ ఇష్టమండి. ఇంకా ఆహ్, కాజు కట్లీ అంటే డైమండ్ షేప్‌లో ఉంటుంది కదండీ! కాజు బర్ఫీ అంటారు. హ్మ్. ఆ! రైట్ కాజు బర్ఫీ. అదీ
కాజు కట్లీ అంటే? ఓకే. అంటే కాజు బర్ఫేనా? ఓకే. ఓకే. ఎట్లా చేస్తారు దాన్ని? ఏమన్నా తెలుసా నీకు?
అహా! తెలియదు. <chuckles> ఆ! బావుంటది. నాకది ఇష్టం. ఇంకా బయట నుంచి తెప్పించేవంటే మోతిచూర్ లడ్డు. మేమింట్లో కూడా చేసుకుంటాం మోతిచూర్ లడ్డు అప్పుడప్పుడు. ఇంకా
ఓకే. టేస్ట్ మాత్రం తెలుసంతే. ఓకేనా? <chuckles> ఓకే. హ్మ్. అదేంది? స్వీట్లు రావన్నావు కదా! అదొ ఆ లడ్డచ్చా నీకైతే? <chuckles>
నాకు కాదు. ఇంట్లో వాళ్ళకొచ్చండి. మోతిచూర్ లడ్డు ఒచ్చు, గులాబ్ జామ్ ఒచ్చు, కద్దు కా కీర్ ఒచ్చు ఇంట్లో వాళ్ళకి. ఇవన్నీ కొన్ని చేస్తుంటారప్పుడప్పుడు టైమ్ పాస్‌కి ఇవన్నీ తింటాం.
ఓహో! ఓకే. హుహు. ఓకే. నువ్వైతే రిన్ రెగ్యులర్‌గా ఈ కాజు బర్ఫీ దెప్పిస్తవంతేనా?
ఆ! కాజు బర్ఫీ ఇంకా ఇది మన రస్‌మలై. రస్‌మలై చాలా ఇష్టం. నాకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడు షాప్‌కి ఆర్డర్ చేస్తా. తినేస్తా. <chuckles>
ఓకే. అంటే నువ్వు నువ్వే పెట్టుకుంటావా? లేకపోతే ఇంట్లో మీ హస్బండ్‌కి కానీ, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళకి గానీ, నాకిలా తినాలనిపిస్తుంది. ఆర్డర్ పెట్టు అని ఏమన్నా చెప్తావా?
ఆ! అహా, ఆ! లేదండి. ఎవరికైనా చెప్పేస్తా తీసుకురమ్మని. లేదు అవైలబుల్ ఎవరు లేరంటే నేనే ఆర్డర్ చేసుకుంటా. అందరికి చేస్తా. నేను తింటా, వాళ్ళకి పెడతా.
ఆహా! హుహు. ఓకే. ఓకే. ఇప్పుడు నీకంటూ నచ్చినవి నువ్వు తెప్పించుకుంటున్నావు కదా! సేమ్‌గా ఇంట్లో పెద్ద ఫ్యామిలీ అన్నావు కాబట్టి, ఒక్కొక్కరికి ఒక్కో స్వీట్ అంటే ఇష్టం ఉంటుంది. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా ఈరోజు ఈ పండగ కదా! అత్తమ్మకిదంటే ఇష్టం, లేకపోతే మీ అమ్మకిదంటే ఇష్టం అని చెప్పి, ఆహ్, ఆ స్పెషల్ స్వీట్స్ ఏమన్నా తెప్పించడం ఏమన్నా చేసావా ఆ పండగలకి?
హ్మ్. హ్మ్. హుహు. ఆ! అడుగుతానండి ఫస్ట్ అంటే మోస్ట్‌లీ అందరి ప్రిఫరెన్సెస్ ఒకటే ఉంటాయి. ఇంట్లో వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే, లైక్ అందరి సరే, ఒకట్ ఒకటే ఆర్డర్ చేస్తే అయిపోతది కదా! 10 పదెందుకు? అన్నట్టు ఫీల్ అయిపోతారు, మనం జాయింట్ ఫ్యామిలీ‌లో ఉన్నప్పుడు. సో ఏదైనా ఒకటి, లేదా 2, 3 అంతే.
ఓకే. హ్మ్. హ్మ్. యాహ్! హ్మ్. అంతేనా? ఎక్కువ తిన‌రేమో కదా స్వీట్స్! ఎక్కువ నాన్ వెజ్జే అంటున్నావు అంతే.
స్వీట్స్ లేదు. నాన్‌వేజ్ హాటే ఎక్కువ. స్వీట్స్ చాలా తక్కువ.
సో ఇట్లా కొన్ని నేను అన్నాను చూడిందాక పండగలు లైక్ శివరాత్రి కానీ, ఉగాది కానీ సో, అలాంటి టైంలో నాన్ వెజ్ వండరు గదా! అప్పుడెవరైనా అంటారా? చా! ఈరోజు హ్మ్ పండగొచ్చింది గానీ నాన్‌వెజ్ మిస్ అయిందన్నట్టు. ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ అలా ఏమైనా
ఆ! ఉండరు. ఎవ్వరనరండి. ఎవ్వరనరు. అహా! ఆ! అందరూ అందరూ ఫాస్టింగ్ ఉంటారు. మా చెల్లి, తమ్ముళ్ళు అందరూ ఫాస్టింగ్ ఉంటారు. ఎవరు అలా ఫీల్‌ అవ్వరు. హ్మ్.
ఎవర‌న్న చాలా భక్తిగా పూజ చేస్తారా అట్లయితే? యాహ్! ఓకే. నీకీ ఫేవరైట్ పండుగ ఏంటి? అండ్ ఎందుకు ఆ పండగ అంటే ఇష్టం? ఆ పండుగలో చేసే ముఖ్యమైన ఐటెమ్ ఏదోకటి నీకు నచ్చి ఉంటది తినేది. అది వెజ్ కావచ్చు, నాన్‌వెజ్ కావచ్చు, స్వీట్ కావచ్చు, పులిహోర కావచ్చు, ఏదైనా కావచ్చు. అండ్ ఎందుకు చెప్పు?
నాకు బోనాలం‌డే ఇష్టమండి. బోనాలు చేస్తారు కదా! సో అది
ఇందాకేదో మర‌మల మరమరాలన్నావు. అదా నీకిష్టమైంది?
ఆ! కాదు‌. బోనాలు‌ బోనాలు. బోనాలు ఫెస్టివలే.
ఆ! బోనాల పండకి నువ్వు అది చేస్తా అని చెప్పావు కదా! మరమరాలతో ఏదో.
ము‌ర‌ముర ఆ! ఓ‌కే. ఓకే. మురుకులు, మురుకులు ఆ! మురుకులంటే అవి బావుంటాయి. అవ్విష్టం.
మురుకులా? ఓ‌కే. ఒక. సారి సారి. <chuckles> సారి సారి <chuckles> నాకి మురుకులకి, మ‌ర‌మల్ మరమరాలకి తేడా ఏంటసలు?
మురుకులు నార్మల్‌గా ఫిక్స్‌డ్‌ అంటే సాలిడ్‌గుంటా‌యి. మనం అది పిండితో చేసి అందులో ఏస్తాము. మరమరాలంటే మనం మనం వైట్‌గా ఉం‌టా‌యి. షాప్‌లో తెచ్చుకుంటాం కదా! అవి.
ఓ‌కే. మరమరా‌లంటే? ఓ‌కే. ఓ‌కే. యాహ్! చాలా బావుందసలు. ఆహ్, అసలు పండగలకి కూడా నాన్‌వెజ్ ఒండుకుంటారన్న‌ విషయం నాకు నీ‌నుంచే తెలిసిందన్నమాట. చాలా ఆనందంగుంది నీతో మాట్లాడడం. చాలా ధన్యవాదాలు.
హా! <giggles> ధన్యవాదాలండి. మళ్ళీ కలుద్దాం.
తప్పకుండా. తప్పకుండా.